అంటే, అది మామూలుగా మీ అందరికి నచ్చుతది గానండి, ఫాన్స్‌గా కొంతమందికి ఏంటంటే, కొంచెం స్క్రీన్ టైమింగ్ తగ్గింది అనిపించిందండి. మరి అంత ఎక్కువ సేపు లేరు నాగార్జున. సెకండ్ హాఫ్ అయితే, అసలు లేరు. ఆ! కానీ చూడడానికైతే అద్దిరిపోయారు. మనకి బా మా డ్యాడీ మా డ్యాడీ కూడా నాగార్జునల ఉంటారండి. హెయిర్ స్టైల్ అదినీ. ఫుల్ ఇక్కడిదాకా హెయిరు మొత్తం. ఆ! మా నాన్న గారిని మొత్తం
అవునండి. నిజమే. అదే ఎక్కువ చెప్పాడు. అదే కదా! ఆ! లుక్స్ బాబోయ్! ఆహా! అలాగే పెంచారండి మొత్తానికి? అంటే అప్పట్లో, 90స్ నాగార్జున ఉంటాడు అలా పెంచారా?
అప్పటి నుండి. ఎప్పుడూ 80స్ దగ్గర నిండి, ఇప్పటి దాకా డా ఆయ నాగార్జున అలా హెయిర్ స్టైల్ అయితే, మా డ్యాడీ‌ది అదే హెయిర్ స్టైల్. ఇంకా ఇప్పుడు, ఇప్పుడింక నాగార్జున తగ్గించారు గాని, డ్యాడీ‌ది ఇంకా ఎక్కువ హె హెయిరుంటది ఇప్పుడు. మీరు డ్యాడీ ఫోటోలు చూస్తే <giggles> పిచ్చెక్కిపోద్ది. అలా ఉంటాయి ఫోటో షూట్లు డ్యాడీ‌వి. <chuckles>
హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇంక హీరో ఇంక, ఫాలో ఇంక నాగార్జునని బాగా ఫాలో అవుతారేమో అండి అయితే.
బాగా. మా నాన్న గారి పేరు కూడా, చాలా మందికి తెలియదండి ఆ ఊరులో. మొత్తం అందరు నాగార్జున అనే పిలుస్తారు. నన్ను కూడా ఆ! అక్కడేంటంటే అదేనండి, "ఆళ్ళ మానివే స్ట్రీట్‌లో ఉంటారు కద, కదా! నాగార్జున కొ ఆళ్ళ కొడుకువే కదా నువ్వు." అని అలాగా అడుగుతారు నన్ను. అంత ఫేమస్ డ్యాడీ. ఆ!
ఆహా! అంటే హీరు అబ్బో! మీకు చాలా ఆనందంగా ఉండుంటదే ఆ టైమ్‌లో, అలా అడిగినప్పుడు.
డ్యా మా డ్యాడీ హుషారు గాని, మా డ్యాడీ వాయిస్ కూడా గంభీరంగా ఉంటాదండి. బేస్ వాయిస్సు. ఆ వాయిస్ గాని, ఆ హి ఇంక హీరోలా మన వేరే ఓ లెవెల్‌లో ఉంటారండి డ్యాడీ. <giggles> నాకు ఎవరో ఇన్స్‌స్పిరేషన్ అక్కర్లేదు.
<giggles> అంటే మీకెప్పుడు అనిపిచ్చలేదండి? మరి, ఏదన్నా మా నాన్నగారు అదే మీ డ్యాడీ‌తో గాని, ఇలా షార్ట్‌ఫిల్మ్ గాని అంటే ఏదైనా సినిమా టైపో చిన్న వీడియో రీల్స్ చేస్తారు కదండీ! అలా వీడియో గాని తీయ తీయాలనిపిచ్చలేదా?
ఆ! నేను రెడీ అంటే ఎన్ అహా! లేదు. నేను రెడీ అంటే, వెంటనే రెడి అయిపోతారు మా డ్యాడీ. యాక్ట్ చేసేయ్యం గాని, నేను తీసుకోనండి. ఎందుకంటే, నా డైరెక్షన్‌లో నాకు నా మాట వినేవాళ్ళు కావాలి. నన్ను డామినేట్ చేసేసి, నచ్చినట్టు యాక్ట్ చేసేస్తే నేను ఒప్పుకోను. మా డ్యాడీ‌ని పెట్టాననుకోండి, నన్ను డామినేట్ చేసేస్తారు నేను అందుకని పెట్టాను.
డీ నిజంగా అండి <laughs> అయ్యయ్యో! <giggles> <giggles> అదే అండి. అదేలా <laughs>
పైగా నా స్టోరీలన్నీ ఆహ్, నేను కొంచెం అంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను గానండి, మరీ పెద్ద వాళ్ళని అలా పెట్టలేనండి. మన ఏజ్ వాళ్ళని మాత్రమే నె
ఆ! ఆ! అండి. ఏహ్, మీరు షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తారండి?
ఆ! షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటానండి. నా దగ్గరొక చాలా తీసాను. కానీ, యూట్యూబ్‌లో మాత్రం ఒక రెండే పెట్టాను. మిగిలినవన్నీ నేను దాసుసుకున్నాను మాట. అంటే పెట్టలేదు ఇంకా అవి.
అబ్బో! బావుందండి అసలు. యాహ్! ఆహా! అంటే ఏ టైపండి? థ్రిల్లరా లేదంటే, యాక్షన్ టైపా అండి.
అలాగే మాము యాక్షనండి. యాక్షనే. మొత్తం మీరు షార్ట్ ఫిల్మ్స్‌లో నాకు యాక్షన్ తీశాను, మళ్ళీ లవ్ స్టోరీస్ ఒక 2 తీశాను అంతే. ఎక్కువ యాక్షన్ మీద ఫోకస్ చేస్తానండి. యాక్షన్ బాగా ఇష్టం నాకు. ఈ 'కేజీఎఫ్' టైపు సినిమాలకైతే 'కేజీఎఫ్' టైప్‌లో ఉంటాయి కదా! ఆ టైప్‌లో ఉంటాయి. ఇకపోతే కుటుంబంతో సినిమాలకెళ్ళడం అంటేనండి, ఆహ్, మా డ్యాడీ‌తోననుకోండి, ఇలాంటి సినిమాలయితే డ్యాడీ ఫస్ట్ డే మార్నిగ్ షో‌కెళ్తాం. అలాగే మా తమ్ముడు నేను అనుకోండి, ఇంకా అదీ ,ఇదీ ఉండదు. ఫస్ట్ డే మార్నిగ్ షో‌ ఇద్దరం ఎళ్ళిపోవాల్సిందే. ఒకాళ గానీ నాకు ఆఫీసున్నా, లేదా తనకి ఆఫీసున్నా, ఏమైనా డిస్టర్బెన్స్‌లొస్తే ఫస్ట్ షో‌కెళ్తాం. సో, సినిమాలయితే ఆపం. కంపల్సరీ‌గా సినిమాలు చూస్తూనే ఉంటాం. అలాగే ఆహ్, కొన్ని, కొన్ని గుర్తుండిపోయే సందర్భాలు కూడా ఉంటాయండి సినిమాల్లోనే. అంటే మేము ఎళ్ళడం గాని
హుహు. బావుంది. ఓకే. ఆ! అదేలేండి. అదే అర్థంఅయ్యింది. ఆ! అండి. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఆ! అండి. అంటే సంఘటనలు గాని ఆ! అదేండి. అంటే మీరు, ఆ ఫస్ట్ డే, ఫస్ట్ షో అసలూ ఆ! చెప్పండి.
ఒక సీన్ ఒక ఒక సందర్భం చెప్తాను చూడండి. ఒక సందర్భం చెప్తా. 'దడ' సినిమా మీకు గుర్తుందా? నాగ చైతన్యది.

కొంతమంది ఏంటంటే రికమెండేషన్లు కదండీ. ఆ టైంలో అయితే
ఆ! అలాగా ఉండేవండి. ఆ! నిజమే, ఆ టైంలో అలాగుండేది. ఇప్పుడేంట్రా అంటే ఇప్పుడు మనకు అంతా ఆన్లైన్ అయిపోయింది. కానీ నాక ఆహ్, సినిమాలంటే బాగ్గుర్తండి. మా డ్యాడీ మమ్మల్ని ఆహ్, హాలీవుడ్ మూవీస్ తీసుకెళ్ళేవారండి ఎక్కువ మా తమ్ముడిని, నన్నును. నాకు బాగా గుర్తు. ఆహ్, ప్రతి సినిమా చూసేవాళ్ళం.
హ్మ్. అదే అండి. అదే కదా! ఆ! అండి. ఆహా! అంటే డబ్బింగా అండి? డైరెక్ట్‌ ఇంగ్లీష్ మూవీ చూసేసవారా మీరు?
ఆ! మాక్సిమం డబ్బింగ్ మూవీస్ అండి తెలుగు డబ్బింగ్లుండేవి కదా.
హ్మ్. అంతేలేండి అవును. తెలుగు డబ్బింగ్ గూడా బా వచ్చాయండి అప్పడ్లో కూడా.
అవెక్కువ జూసేవాళ్ళం. తర్వాత ఆ! తెగ్గొచ్చేవండి నాకు మాకు బాగా గుర్తండి నేను, 'చంద్రముఖి' సినిమా ఒకటి గుర్తుందండి నాకు బాగా. యాక్చువల్లి మా ఇంట్లో వాళ్ళం ఆ! ఇంట్లో
చిన్న అయ్య బాబోయ్! చిన్నప్పుడెళ్లారండి మీరు థియేటర్లుకి? థియేటర్‌లో చూసారా అది?
థియేటర్‌లోనేనండి మాకు అప్పడికి దయ్యం సినిమా అని తెలియదది. మా ఇంట్లో మా అమ్మ, నాన్నకి కూడా తెలియదు.
ఆహా! అయ్యయ్యో!